అంటే ఏదో పూజన్నారు గదా, ఆ రోజు?
హ్మ్. అదే ఆ పూజ రోజు. ఆహ్, అందరూ బిజీ అయ్యున్నారు. మేము ఇంకా బయట ఆహ్, కటింగులు గాని లేకపోతే, ఇవన్నీ చేసేసాం స్టార్టింగ్‌లో నేను ఇద్ద
ఆహా! అంటే మీకెవరన్నా సాయం చేసారా?
ఆ! ఇద్దరు ముగ్గురు సహాయం తీసుకున్నాన నేను. ఆహ్, హ్మ్. మా కజిన్సు సహాయం అలాగా తీసుకున్నాను. వాళ్ళు సహాయం చేయడం ద్వారా కొంచెం ఈజీ అయిపోయింది లేకపోతే ఒకడిని <chuckles> ఎక్కడే చేస్తాను. ఇబ్బంది అయిపో
అంటే మీ కజిన్సా? అంతే కదా! ఇంతమందికి ఒక్కళ్ళు చేయాలంటే కష్టం కదా! ఏదో ఇంట్లో అమ్మకి, నాన్నకి, మీకు చేసిపెట్టడం అది వేరు.
హ్మ్. దగ్గర దగ్గర హ్మ్. ఆహ్, ఆహ్, అనుభవం ఉండ ఉండడంతో, సరే నేను చేస్తానన్నట్టు నేను బాధ్యత తీసుకున్నాను. లేకపోతే, ఆరోజు చాలా ఇబ్బంది పడాల్సొస్తుండే అక్కడ గూడా. ఆ! సడెన్‌గా మనకు దొరకాలంటే కష్టం గదా! ఆహ్, అప్పుడు అసలు.
ఎక్ అమ్మో! కష్టం కదండీ. అప్పడికప్పుడు ఎవరండి దొరుకుతారు? ముందర బుక్ చేసుకున్నవాళ్ళే ఇలా రాకండా ఆహ్, హడావిడి చేస్తే, అప్పడికప్పుడు ఎవరు దొరకరు గదా! అయితే మీరు ముందుకొచ్చి చక్కగా, మీ కుటుంబంలో ఆ పూజలన్నీ వాళ్ళు ప్రశాంతంగా చేసుకునేలా చేసారనమాట.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. చేస్ ఆ! లేకపోతే వాళ్ళు హడావిడిలో ఏదో చేసేస్తుండే.
ఆ! వాళ్ళకి టెన్షనయిపోతుంది గదా! ఖచ్చితంగా. లేతే.
హ్మ్. వచ్చిన ద మనకీ రిలేటివ్స్‌కి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే సిట్యుయేషన్స్ అయితున్నాయి ఆ రోజు ఒకవేళ జేయకపొ
హుహు. అవును కదా! అందరిని పిలుచుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళని పోనీ చుట్టాలైతే అర్థం చేసుకుంటారు. తెలిసిన వాళ్ళే కాబట్టి. మరి చుట్టుపక్కల వాళ్ళు, బయట వాళ్ళని గూడా పిలుస్తారు గాబట్టి, వాళ్ళేంటి ఇలా పిలిచారు, ఏమి అరేంజ్ చేయలేదు అని ఏవోటి మాటలొస్తూంటాయి గదా!
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. మాటలవి రావడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా స్టార్ట్ జేశాం. ఇంక ఆ రోజు మూడు ఆహ్, నాలుగు వ 4 రకాల వంటకాలు చేసాము.
బావుంది. అలాంటి అలాంటి మాటలేం రాకండా చేసారు మీరు. చాలా బావుందండి.
అవును. అవును. ఆహ్, అయితే దాంట్లో మేము గుత్తొంకాయ చేశాము.
హుహు. గుత్తంకాయంటే ఎలా చేసారు? అంటే రకరకాల పద్ధతులుంటూ ఉంటాయి కదా! మసాలా వేసి, కొత్తిమీరి కారం లాగా.
ఆ! ముల్ అగూ హ్మ్. హ్మ్. చాలా మంది ఎలా చేసుంటారు గుత్తి వంకాయనంటే, మనకీ ఆహ్, ఫస్ట్ దాంట్లో అంటే కట్ జేస్తారు కదా! 4 వైపులా వంకాయని. దాంట్లో మషాలాలు నింపి, ఆయిల్‌లో ఫ్రై చేస్తూంటారు.
అవునవును.